అవును. జీవితాన్ని కొనసాగించాలంటే ఖచ్చితంగా అవన్నీ నేర్చుకొన్ నేర్చుకొని తీరాలి.
హ్మ్. అవును. అవును. అవును. ఇంకా నాకు మా అమ్మ చేసే దాంట్లో మాత్రం టమాటా పచ్చడి బాగా ఇష్టం.
హ్మ్.
పచ్చడి ఎలా చేస్తదని కూడా చెప్తాను. నాకు తెలుసది గూడా. <laughs>
అన్ ఓహ్! అది గూడా దగ్గరుండి చూసారా?
మొత్తం వంట అంటే నాకు పిచ్చి ప్రాణమండి. ప్రతీది గూడా నేను చూసి నేర్చుకుంటాను. మొత్తం అంతా గూడా.
హ్మ్. వం కేవలం వంటే చేస్తారా? బాగా తింటారు కూడానా?
అబ్బో! ప్రతిది కూడానండి. అన్ని గూడా నాకు చేసింది నేను అది పొయ్యి మీద ఉండగాల్నే నేను నాలుగైదు సార్లు తినేస్తా ఉంటాను కూర్చొని. ఒకవేళ చికెన్ ఫ్రై అవుతున్నా గాని అది మంచిగా ఉడికింది అని చెప్పేసనుకుంటే ఒక ముక్క తీసుకొని నోట్లో ఎగరేసేయటమేనన్నమాట. అట్లా ఉంటదన్నమాట నాతోటి. <laughs> అదేం ప్రాబ్లమ్ లేదస్సలకి. <chuckles> నాకు వేడి వేడిగా తినటం అంటే కూడా భలే ఇష్టం అసలకి. టమాటా పచ్చడి వచ్చేసరికి ఫస్ట్ టమాటాలు కట్ చేసుకొని అవొచ్చేసి 4 మ 4 ముక్కలుగా కట్ చేస్తుంది ఒక టమాటా.
<laughs> హ్మ్. హ్మ్. హ్మ్. నోరు కాలిద్ది జాగ్రత్త. <laughs> <chuckles> హ్మ్. హ్మ్. హ్మ్.
4 ముక్కలుగా టమాటాని కట్ చేసి ఒకా గే ఒక చట్టంటాం మేమైతే. చట్టి తీసుకొని, దాంట్లో నూనె పోసి, ఆ టమాటా ముక్కలు కొంచెం చిన్నుల్లిపాయి ఒకా 2 రెబ్బలు చింతపండు యేసేసి ఉప్పు కల్లుప్పు. కల్లుప్పు వేసేసి బాగా మగ్గ పెడతారన్నమాట మా అమ్మ.
హ్మ్. ఆ! ఓకే. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
మగ్గపెట్టిన తరువాత అది బాగా మెత్తగా జ్యూస్‌లాగా అయిపోయిన తరువాత అది దగ్గరికొచ్చుద్ది. అది దగ్గరికొచ్చిన తరువాత మనం ఈ లోపల మిక్సీలో ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం చిన్నుల్లిపాయి, కొంచెం కొత్తిమీర, ఆయ మగ్గిన టమాటాలు తీసుకొని దీంట్లో యేసేసుకొని పేస్టు కొట్టేసుకొని పెట్టుకుంటే చాలా బావుంటదండి టేస్ట్.
తరువాత హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. మీరు చాలా బాగా చెప్తున్నారే?
హ్మ్. ఎంత ఎక్స్‌పీరియన్స్ గదండీ! మొత్తం అంతా గూడాను అందుకని జెప్పేసని.
హ్మ్. ఇలా ఆహ్, మాంసాహారంలో ఏమైనా చేసారా రెసిపీస్ మీరు?
అబ్బో! భయంకరంగానండి. చాలా వరకు నాకు నాకు ముక్కలేనిదే ముద్ద దిగదనంటారు చూడండి. అలాంటోళ్ళలో నేనన్నమాట.
హ్మ్. హ్మ్. అయితే మీకు బాగా ఇష్టమైన నాన్‌వెజ్ రెసిపీ ఏంటి?
నాకు చేపల పులుసు, మటన్ కర్రీ, తలకాయ కూర అసలు ఒకటి కాదండి. అన్ని ఇష్టమేనండి నాన్‌వెజ్‌లో. ఒకటం‌టూ <chuckles> ఏం లేదు. అన్ని తినేస్తాను.
హ్మ్. హ్మ్. ఇంతకి ఇందులో మీరు
అన్నీ వండటం కూడా వచ్చన్నమాట మొత్తం అంతా గూడా. మా అమ్మ చేసే తలకాయ కూరంటే నాకు బాగా ఇష్టం.